వాళ్ళకి క్లియర్‌గా నా స్కిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేనుంటే ఇలా వర్క్‌ని ఇలా ముందుకు తీసుకొనెళ్తాను. టీమ్ లీడ్ తీసుకుంటాను. ఏమైనా వర్క్‌లోని ఒక్కోసారి ఎర్రర్స్ అవి వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ నేను మేనేజ్మెంట్‌కి ఇంటిమేట్ చేస్తాను. సో నా సైడ్ నుంచి నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా ఇలా నేను చేస్తాను. నా నుంచి మీకు ఇంత బెనిఫిట్ ఉంటది. అని చెప్పి ఇవన్నీ ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
హుహు. ఇప్పుడూ ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్ చేశారు. మీకు జాబ్ కూడా వచ్చింటది. ఇప్పుడు నాలాంటి వాళ్ళెవరన్నా వచ్చి, మేమిప్పుడు ఇట్లా జాబ్ చేయాలనుకుంటున్నాం. మీరేమన్నా మాకు టిప్స్ ఉంటే ఇవ్వండి అంటే, మీరు వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తారు?
హ్మ్. ఫస్ట్ అసల ఏ కంపెనీని చూజ్ చేసుకుంటున్నా అని అడిగి దాన్ని బట్టి, దాన్ని రిలవెంట్‌గా ఆ కంపెనీ ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ అనుకోండి, లైక్ కస్టమర్ సపోర్ట్ అది తీసుకుంటే దాంట్లో ఏముంటది? అయితే చాట్ సపోర్టు ఇది ఉంటుంది. లేకపోతే వాయిస్ ప్రాసెస్ ఉంటుంది. ఫ‌స్ట్ బేసిక్ క్వషన్స్ నేర్చుకోవాలి కదా! నేర్చుకోండి ఇది చూడండి. అని చెప్పి ఫస్ట్ ఆహ్, ఈ డీటెయిల్స్ అన్ని చూసి వెళ్ళండి. అంతేగాని ఏ కాకుండా బ్లైండ్‌గా వెళ్లిపోవద్దు. ఏ కంపెనీ గురించి వెళ్దాం అనుకుంటే, ఆ కంపెనీ ప్రొఫైల్స్ చూడండి అని చెప్తాను. ఫస్ట్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. కొన్ని కొన్ని సార్లు <smacks lips> ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు భయపడడం అది అలా కూడా ఉంటది గదా! సో ఆ భయం అని పక్కన పెట్టి ఏదైనా ఫ్రీగా మాట్లాడడానికి చూడండి వాళ్ళ ముందు భయపడొద్దు అని చెప్పి ఇదైతే చెప్తానండి.
ఓకే. అవును. హ్మ్. ఆ! ఆ! హ్మ్. వాళ్ళిలా కూడా అడగొచ్చు కదా! అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చాలా మంది ఆహ్, స్కిల్ అనేది బాగా నేర్చుకొని, ఎక్స్పీరియన్స్ కొంచెం ఫేక్‌గా పెట్టి, వాళ్ళకే జాబ్స్ ఒస్తున్నాయి. మేము ఎంత జెన్యూన్‌గా ట్రై చేస్తున్నా ఫ్రెషర్‌గా రావట్లేదు అన్న వాళ్ళకి అప్పుడు మీరేం చెప్తారు? ఏ సలహాలిస్తారు?
అవును.

సరే. మామూలుగా మీరు ఇంటర్వ్యూకి అంతా ఇప్పుడు సెలెక్టయ్యా అ అయ్యేంత వరకు వచ్చారు అనంటే, బేస్ స్టెప్పు చాలా స్ట్రాంగ్‌గా ఉండే ఉంటుంది. సో, ఎలా ప్రిపేరయ్యుంటారు? అంటే, మోక్ ఇంటర్వ్యూసా? లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో రిహార్సిల్ చేసుంటారా? లేకపోతే ఇప్పుడున్న జెన్ ఆహ్, ఏఐ టెక్నాలజీనేమన్నా వాడుకొని ఉంటారా? ఎలా ప్రిపేరయ్యుంటారు మీరు?
ఆ! అవును. హ్మ్. ఆ! క్వెషన్స్ అయితే ఏఐని కొన్ని అడుగుతానండి. ఆ! మోస్ట్‌లీ కొన్ని కొన్ని అడుగుతాను. అంటే, ఎలా రెస్పాండయితే బావుంటది? అని చెప్పి, వాళ్ళు వై షుడ్ వి హైర్ యూ? అని చెప్పి అడుగుతుంటారు. స్ట్రెంథ్స్, వీక్‌నెస్ ఇలాంటివి కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి కదా! ఆ! రెగ్యులర్‌గే చెప్తారు అందరూ సమాధానాలు. సో, ఏఐకి వెళ్తే కొంచెం అక్కడ అది చిన్న డిఫరెన్స్ ఆహ్, ఉంటది. ఖచ్చితంగా ఉంటాది.
ఆ! హుహు.
చే చేసినప్పుడు. సో, అలాంటివేమైనా ఆన్సర్ డిఫరెంట్‌గా వచ్చిందంటే అవి నేను నోట్ చేసుకుంటాను. ఇలాంటివి సెల్ఫే ప్రిపేర్ అవుతానండి. ఫ్రెండ్స్ అది ఏం కాదు. నాకు సెల్ఫే ఇష్టం. సో, ఆహ్, నా గురించి ఇంట్రడక్షన్, ఫ్యామిలీ, ఆహ్, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్, ఇవన్నీ ప్రిపేరయ్యే వెళ్తాను.
హుహు. అవును. ఓహో! ఓకే. ఆ!